అంటే కొంతమంది అ అనవసరమైన ఆటిలి కోసం కూడా కష్టపడతా ఉంటారు. అంటే, మీరు మీరు ఏదైతే కావాలో దానికోసమే మీరెక్కువ కష్టపడినట్టున్నారు.
అది నిజంగానే. అంతే. అంతే. అంతే అండి. ఇప్పుడు అవసరమైన వాటికి ఆహ్, నెత్తి కొట్టుకొని, ఓ కష్టపడి రెయ్యం బోలు అది అసలు కరెక్టే కాదండి. ము ఫస్టు మనకి ఏం కావాలి, మనం ఏం చేయగలుగుతాము, మనం ఏం జేస్తే మనం ఉత్తీర్ణులమయ్యి కొంచెం డబ్బనేది సంపాదిస్తాము. అంటే మన స్కిల్ దేంట్లో ఉంటుందని చెప్పి మనకి మనం ప్రశ్న ఏసుకొని అనలైజ్ చేసుకొని, చూసుకుంటే మనకు ఖచ్చితంగా సమాధానం వచ్చేస్తదండి అప్పుడు.
అవునండి. అవునండి. ఓకే. అవునవును. అవునండి. అవును. ఓకే. ఇది మీరు ఓహ్! చెప్పండి. చెప్పండి.
అయితే అలాగ హ్మ్. అయితే అలాగ నేను ఆహ్, పై చదువులకెళ్ళిన తర్వాత నాకు నా చదువుకి సంబంధించిన స్కిల్స్ ఏంటి అని అంటే? ఆహ్, దాన్నంతా నేను ఒక లిస్ట్ రాసుకున్నానండి. అంటే అది డేటా అనలిటిక్సు, విజువలైజేషను, రిపోర్ట్ మేకింగ్, డాష్‌బోర్డ్స్ అంటే దానికి కావాల్సింది ఏంటి అనంటే, మనకి టూల్స్ మనకి ఎంఎస్ ఎక్స్‌ఎల్ లాంటివి, పవర్ బీఐ లాం ఇలాంటివి, ఎస్‌క్యూ‌ఎల్ రా లాంటివి, పైథాన్ ప్రోగ్రామింగ్, టాబ్లూ అనే టూలొకటి. అంటే, ఇవి బేసిక్ ఉంటే చాలా ఇంపా ఆహ్, చాలా మంచిదండి మనకి. ఇవన్నీ మనకి ఒక పట్టుందంటే ఖచ్చితంగా డేటా అనాలిసిస్, బిజినెస్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా బాగా చేయొచ్చన్నమాట.
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునవును. అవును. అవునవును. అయితే ఇప్పుడు మీరు మొదట్లో ఆశించిన మార్గాన్ని తీసుకున్నప్పుడు మీకెదురైన పెద్ద ఆటంకాలేమైనా ఉన్నాయండి?
హ్మ్.